అవును. అది డెఫినైట్‌లీ 100 అవుట్ ఆఫ్ 100. ఇది ఎందుకూ అంటే? నేను మా పేరెంట్స్‌కి నేను దాదాపుగా 8 ఇయర్స్‌కి పుట్టాననమాట. నేనే పెద్దదాన్ని ఇంట్లో.
ఓహో! అంటే మీకు గారాబం ఎక్కువ జేస్తుండే గావచ్చు మళ్ళీ.
సో నేను ఎం చేయ ఆ! గారాబం ఎక్కువుండేది. అంటే కొంచెం కోపం గూడా ఎక్కువే నాకు. ఆహ్, సో అంటే నా తర్వాత ఇంకొకిద్దరు గూడా ఉన్నారు మళ్ళీ. సో ఏంటంటే ఈ టైంలో బర్డెనంతా నా మీద పడిపోయింది. అంటే మా డ్యాడీకి డయాలిసిస్ జరుగుతుంది. సో ఆ బర్డెనంతా నా మీద పడిపోయింది ఒక రోజు. ఆహ్, సో బయటికి వెళ్లి నేను జాబ్ చేసుకోవాలి కంపల్సరీగా. జాబ్ చేసుకోవాలి ఇంట్లో వాళ్ళని ఎంతో కొంత ఆర్థిక పరంగా నేను వాళ్ళని కాపాడుకోవాలి. అది నాకున్న బాధ్యత యాస్‌ ఎ ఉమెన్‌గా అండ్ యాస్‌ ఎ ఫస్ట్ చైల్డ్‌గా నాకున్న ఒక బాధ్యతది.
ఆహా! అవునన్నా. హ్మ్. హుహు. అవునవును. ఆ! <laughs> ఆ!
సో అవును. ఏంటంటే
ఇవన్నీ ఎలా బాలన్స్ చేసారు? మళ్ళీ అంటే ఒక వైపు జాబ్ సరిగ్గా చదువుకొని జాబ్ గొట్టాలి. ఇంకా మీ నాన్న ఆరోగ్యకరంగా లేరు గాబట్టి ఆ టెన్షనుంటది.
హ్మ్. అవును. హ్మ్. అవును. ఆ! సో ఏంటంటే నేను చేసిందేంటంటే నేను ధైర్యంగా ఉన్నాను మెయిన్‌గా. మా డ్యాడీ‌కేం గాదు. మా డ్యాడీకి ఆహ్, తగ్గిపోతే గనుక నేను ఇలా అంటే కొన్ని పనులు చేస్తానని చెప్పేసేసి అనుకున్నాను. సో మా డ్యాడీ అట్లా 3 ఇయర్సు
హ్మ్. ఓకే. ఎవరినైనా మీకు ధైర్యం జెప్పేవాళ్ళా? అంటే మీకెప్పుడైనా లోగా ఫీలయినప్పుడు. ఎవరు?
హ్మ్. అవును. కంపల్సరీ‌గా మా మదర్‌గాని, మా సిస్టర్‌గాని, నా వెనకాలే ఉండి ఏం కాదు అంటే మా సిస్టర్ చదువుకుంటుంది. సో తను ఆహ్, స్టడీ పరంగా మా మదర్‌కి ఇంట్లో పరంగా నేను హెల్ప్ చేసుకుంటూ ఇట్లా వాళ్ళని ఎంతో కొంతలో మా అమ్మని సంతోషపరిచేదాన్ని. అంటే బయట నుంచి ఒక రూపాయి వస్తుంది అన్నప్పుడు ఇంట్లో ఇంకొక ఇంకొక రూ. రూ. 2 బయటికి పోతూనే ఉంటాయి.
హ్మ్. హుహు.

<chuckles> ఓకే. అంటే, ఒకప్పుడు గూడా చేసి నిలబెట్టుకున్నారు కాబట్టీ, ఇప్పుడు చేయకున్నా నడుస్తుంది. ఆ విధంగా అనుకోవచ్చు గదా! ఆ! అలానే అంటే ఇప్పుడు ఇవన్నీ లాంగ్ టర్మ్ గోల్స్ అనమాట. అంటే, ఇప్పుడు ఇవన్నీ వెంబటనే గావు గదా! ఇప్పుడు మీరు అనుకున్నట్టు. కానీ, అవన్నే గాకుండా ఇప్పుడు చిన్న, చిన్న పనులతో కుటుంబాన్ని ఎలా సంతోషపరచగలం? ఇప్పుడు రోజువారి జీవితంలో ఇంకా.
అవును. హ్మ్. అవును. అవును. అవును. అదే నిజం. హ్మ్. అవును. చాలా టైమ్ పట్టిద్ది. నేను న అంటే న అవునవును. అం అంటే మా ఫ్యామిలీలో ఏంటంటే ఒక్కొక్కరు, ఒక్కొక్క టైమ్‌కి తింటూ ఉంటారు ఫుడ్డనేది. కానీ, మా మదర్ మాత్రం ఎప్పుడూ ఆహ్, నైటు అందరు తిన్నాకే మిగిలితేనే తినిద్ది. లేదు అంటే, పస్తులతో పడుకున్న రోజులు గూడా ఉన్నయి ఆవిడ. సో ఆ! సో, అటువంటావిడిని ఇప్పుడు మేమందరం కలిసి ఒకే చోట కూర్చొని, ఫుడ్డు పెట్టుకొని తింటూ ఉంటున్నాం ప్రెజెంట్. నాకది నాకదెంత హ్యాపీ‌గా ఉంటుందంటే నిజంగా కలిసి తినడం ఒక ఫ్యామిలీతో కలిసి కూర్చొని తింటే, అది నిజంగా అంటే ఎటువంటి ఆలోచనలు మైండ్‌లోకి రావనమాట. చాలా సంతోషంగా ఉంటుంది. కుటుంబంతో కలిసి కూర్చొని తింటే. నా మైండు నాకు చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది.
ఆ! అయ్యో! ఆ! హుహు. ఆ! అవునవును. అంటే మీరెప్పుడన్నా ఆహా! అంటే కుటుంబంతో మీరు ఇంత క్లోజ్‌గా ఉన్నారు గాబట్టి ఆహ్, ఎప్పుడైనా హాస్టల్‌కి వెళ్ళినప్పుడు లేకపోతే, ఇలా ఉద్యోగం పరంగా దూరం వెళ్ళినప్పుడు, వాళ్ళని చాలా మిస్సయిన సందర్భాలేమైనా ఉన్నాయా?
ఆ! నేను హాస్టల్‌లో చదువుకున్నాను. మీరు హాస్టలన్నారు గదా! నేను హాస్టల్‌లోనే అనమాట. సో, నేను దాదాపుగా థర్డ్ క్లాస్ నుంచి ఆహ్, ఇంటర్మీడియేట్ వరుకు నేను హాస్టలే థర్డ్ క్లాస్ నుంచి.
అవునా! <chuckles> అమ్మ బాబోయ్! అంటే, థర్డ్ క్లాసంటే దగ్గర, దగ్గర ఆ! 10 సంవత్సరాలు హాస్టల్‌లోనే ఉన్నారండి మీరు? ఆ!
చాలా సంవత్సరాలు. అవును. హాస్టల్‌లోనే. హాస్టల్‌లోనే ఉన్న నేను, నాకు జస్టు మంత్లీ సెకండూ సండే మాత్రమే పేరెంట్సొచ్చేవాళ్ళు నా దగ్గరికి.
ఓహో! ఎవ్రీ మంతొచ్చేవాళ్ళు.
ఆ! ఎవ్రీ మంతు సెకండ్ సండే మాత్రమే, పేరెంట్స్‌కి యలో ఉంటుంది.
హ్మ్. ఎవ్రీ మంతయినా, మీరు అప్పుడు వయసు చిన్నది గాబట్టి, అంటే కొంచెం ఎప్పుడైనా ఇట్లా దూరంగా ఉన్నాను అన్నట్టు అనిపించిందా? ఎప్పుడు మీ పే మీ పేరెంట్స్‌ని. ఆహా!
హ్మ్. చిన్న వయసు. సో, అంత చిన్న వయసు నుంచే చాలా. చాలా, చాలా అనిపిచ్చేది. కాపోతే ఏంటంటే, నా స్టడీ పరంగా నన్ను నేను ప్రూవ్ చేసుకుందామనొచ్చాను. కాబట్టి, నేను అందులో కొంచెం తేలాననమాట. అంటే, మునగకుండా తేలాననమాట. హాస్టల్ విషయంలో మాత్రం. ఒకవేళ మునిగుంటే గనక
<giggles> ఓకే. ఓకే. అప్పుడు హోమ్‌సిక్ ఉంటుండేనా మళ్ళీ?
అవును. ఆ! అర్థం కాలేదు.
న హోమ్‌సిక్ ఉంటుండేనా? అంటే వచ్చుగా మీ ఇంటి వాళ్ళు ఆ!
అండ్ ఆహ్, ఫస్ట్‌లో హోమ్‌సిక్ ఉండేది. ఆహ్, ఫస్ట్‌లో హోమ్‌సిక్ ఉండేది. తర్వాత చిన్న, చిన్నగా అందరూ ఫ్రెండ్సవ్వడం మొదలు పెట్టేసిన తర్వాత, ఇంకా దానిలో మిళితమైపోయాననమాట. నేను గూడా ఓకే, ఇది అన్ ఇది గూడా నా ఫ్యామిలీ‌నే. ఇక, ఇక నుంచి ఇది గూడా నా ఫ్యామిలీనే. ఫుడ్డు వీళ్ళతోనే కలిసి తినాలి, చదువు వీళ్ళతోనే చది కలిసి చదువుకోవాలి. ఆటలు గానివ్వండి, ఇంకేదైనా సరే ఇంక వీళ్ళతోనే, అననిపిచ్చి ఇంక వాళ్ళతో కలిసిపోయాననమాట నేను. యెస్.
ఓకే. <chuckles> ఆ! హుహు. అయితే ఆహ్, ఆహ్, ఇంటర్మీడియేట్ తర్వాత, ఇంక హాస్టల్‌లో లేరా ఇగా?

లేదు అస్సలు బాధనిపిచ్ఛదు. ఎందుకంటే, మాకు ఫోను ఉంటది. ఫోను మాట్లాడుతూనే ఉంటాం గానీ, ఆహ్, అంత బాధైతే లేదు గానీ, ఎప్పుడైనా ఒకసారి చూసినప్పుడు మాత్రం ఎక్సైట్‌మెంట్‌తో హ్మ్. ఎక్కడ ఎక్కడ మమ్మీ వచ్చిందా? రాలేదా? డ్యాడీ వచ్చాడ? ఏంటి తమ్ముడిని తీసుకురాలేదు. చెల్లెని తీసుకురాలేదు. సో ఇలాంటివి మాట్లాడుకోవడం, అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే డైలీ సర్వీస్ అవ్వడం వల్ల, డైలీ చూస్తూనే ఉంటాం మాక్సిమం. సో డైలీ సర్వీస్ అవ్వడం వల్ల ఏంటంటే, ఓకే. మదర్ ఇంట్లో ఉంటుంది చెల్లి ఇంట్లోనే ఉంటుంది <giggles> తమ్ముడు ఇంట్లోనే ఉంటాడు. సో అక్కడ ఉండరు గదా!
<chuckles> ఓకే. <chuckles> ఆ! అవునవును. <chuckles> ఓకే. అయితే మీరు ఎప్పుడైనా ఇలా ఏదైనా వస్తువులు కొనిపిచ్చి ఆనందపరచడానికి ప్రయత్నించారా మీ కుటుంబాన్ని?
అవును. ఆ! నేను మాక్సిమం ఎక్కువ అంటే, మరీ అంత పెద్ద పెద్దవి కాదు, ఫోను అయితే కొన్నాను. ఇంకొకటి సారీస్ ఒకటి, అంటే సారీస్ అంటే ఇష్టమన్నమాట మా మదర్‌కి. సో సారీస్ కొనడము, బట్ బట్టలు కొనము అంటే, ఎక్కువగా ఏమన్నా పండుగలు వచ్చినప్పుడు, కొంచెం ప్రిఫర్ చేస్తూంటాను. అంటే బట్టలు కొనిపిచ్చి వాళ్ళని కొంచెం సంతోషపరచడం. హ్మ్. ఆహ్, అలా చేస్తూంటానన్నమాట. వాళ్ళకు కొన్న తర్వాతే నేను తీసుకుంటాను. అదొక నాకు హ్యాపీనెస్. వాళ్ళకు కొన్నాకే నేను తీసుకుంటాను. ఆ!
ఇట్లా టీవీ గాని, లేకపోతే ఫోనులు గాని ఎవరికైనా? <giggles> ఆ! ఆహా! ఓహో! హ్మ్. ఆహా! అయితే వాళ్లేక్కువ దేనికి సంతోషిస్తారు? మీరు ఆ! మానసికంగా అవైలబుల్ ఉంటేనా లేకపోతే ఏ వాస్తవంగానా
నేను బట్టలు తీసుకొస్తే అవును. పండగప్పుడు, పండగప్పుడు బట్టలు తీసుకొచ్చిస్తే వాళ్ళు డెఫినేట్‌లీ చాలా హ్యాపీ‌గా ఫీల్ అవుతారు వాళ్ళు.
ఓకే. ఓహ్! ఆహా! చాలా బా చెప్పారండి అసలు. సు కుటుంబాన్ని సంతోషపరచడం మీకు ఏ విధంగా విజయంలా అనుకుంటారో, చాలా బా ఎక్స్‌ప్లేయిన్ చేశారు. మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలండి.